అంటే అతను మీకు పూర్తిగా చదువులో తోడుగా ఉన్నారయితే.
ఆ! చదువులో. నార్మల్‌గా చదువు అంటే నేను పర్టిక్యులర్‌గా దాని గురించి జెప్తాను. ఎందుకంటే మేము బెస్టయింది, మేము మా జీవితంలో ఇట్ల కలిసింది ఫస్ట్ ఫస్టు చదువు గురించి గాబట్టి, ఫస్ట్ చదువు గురించి జెప్పాను. నెక్స్ట్ చాలా విషయాల్లో నాకు ఎట్లంటే, ఆహ్, దగ్గరైపోయాడండి ఎట్లా? ఆహ్, ఏమైనా ఆహ్, వాళ్ళ ఊర్లోయినా ఎక్కడైనా, <smacks lips> ఆహ్, ఏమైనా న్యూసొచ్చిందనుకోండి ఫస్ట్, నార్మల్‌గా ఎవరైనా ఏం జేస్తారు? బెస్ట్ ఫ్రెండ్స్ ఆహ్, ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీస్‌తో షేర్ జేసుకుంటారు గదా! ఫస్ట్ ఆయన లైఫ్‌లో ఏమైనా అంటే తప్పైనా ఒప్పైనా జరిగితే, ఫస్ట్ పర్సన్‌ని గుర్తుకొచ్చేది నేనే అండి. ఎట్లాంటే ఫస్ట్ కాల్ జేస్తారు. "సో, నాకిట్లా జరిగింది. ఆ? ఇట్ల జరిగితే నేను అంటే నెక్స్ట్ స్టెప్ ఏం జేయాలి" అన్నట్టు ఫస్ట్ కాల్ జేశారండి. అది నేను ఎట్లంటే ఆయనకి సలహా ఇస్తా. అంటే నార్మల్‌గా కాల్ జేసినప్పుడు మనం చెప్పాల్ ఆహ్, చెప్పాలి గదా! ఏదో ఒకటి. ఆ ఏదో ఒకటి గాదు, ఫస్ట్ దానికి అంటే ఆ సందర్భం ఏంటిది అనేది దాని మీద బేస్ అయి జెప్పాలి. సో, నేను‌ గూడా కొంచెం పాజిటివ్ ఇంటెం‌ట్‌తో జెప్తాను ఆయనకి. సో, ఆయన వింటాడు. ఆయన విని, నెక్స్ట్ ఎట్లంటే ఆహ్, అయి ఓకే. నా ఫ్రెండ్ చెప్పాడు గదా! సో ఇట్లా మంచిగు అయి ఆయన జెప్పిన్ ఆయన ఆలోచించి జెప్పె ఉంటాడు. సో, మంచిగుండడం బెస్ట్. సో, ఇలా చేయడం బెస్ట్ అని ఆయన అనుకున్నాడంట. ఒకసారి
హ్మ్. అవును. ఆ! హ్మ్. అవునవును. అంటే ఆ ఫ్రెండ్ మీకు మీ వయసుకి సమానమైన వాళ్ళా? లేదంటే మీకన్నా పెద్దవాళ్ళా? లేదంటే చిన్నవాళ్ళా?
ఆ! గుడ్ క్వెషన్ అండి. ఎల్ ఎలా అంటే ఇది నాకు సమానం గాదండి. నాకన్నా ఎట్లంటే 5 ఆహ్, 3 ఇయర్స్ ఆ 3 ఇయర్సె అ భి ఆ పెద్ద. ఎట్లంటే ఆ ఎట్ ఎట్లంటే ఆయన నార్మల్‌గా నాకు బాబాయి అయి‌తా‌డం‌డి.
హ్మ్. ఆహాహా! హ్మ్. ఆ! ఆహాహా! హ్మ్. ఆహా! బావవుతారు ఓకే. బాబాయ్ అవుతారా? కానీ, పెద్ద వయస్సు తేడా లేదు కానీ.
బాబాయ్ బాబాయ్. హ్మ్. ఆప్ ఆ! పె ఆహ్, పెద్ద వయసు తేడా లేదు బాబాయ్ అవుతారు. స్ ఎలా అంటే ప్రతి విషయంలో ఆయన ఆయన దాదాపుగా ఒక 7 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారండి.
హ్మ్. హ్మ్. అహా! అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్
కాంపిటీటివ్ ఆ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో 7 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సో, ఆయనకెట్లా అంటే కొ ఆహ్, ఒక సబ్జెక్టు ఒక సబ్జెక్ట్ పర్ఫెక్ట్‌గొస్తే ఇంకొక సబ్జెక్ట్ కొంచెం లో ఉంటది. ఆ లో ఉన్న సబ్జెక్ట్ ఉండడం వల్ల ఆయనకి ఎట్లాంటే, మైనర్ మార్క్స్‌తో పోతున్నాయి. 2, 3, 2, 3 అట్లా 3-4, ఆహ్, 4-5 టైమ్స్ అట్లనే పోయిందండి. అంటే నేను, నేనాయన దగ్గరికొచ్చి చూసినప్పుడు
హ్మ్. హ్మ్. హ్మ్. ఆహాహా!